ఉప్మా పెడతారు అదొక్కటే వేరేది ఇంక మిగతాదంతా రైటైసం ల రైస్ ఐటెమ్స్ అనమాట లైక్ పొంగ‌ల్ అని.
అసలు రైస్ ఐటెమ్స్ టిఫిన్‌లో ఎలా పెడతారండి? ఏం పెట్టేవారు?
అ! ఆ! ఆ! పొంగల్ పెడతారనమాట సోమవారం అయితే మంగళవారం అయితే పులిహోర పెడతారు. ఆ పులిహోర మాత్రం నిజంగా సూపర్‌గా ఉండేదనమాట. ఇప్పటికీ ఫ్యానే అది ఎట్లా చేస్తారో నాకు <chuckles> గూడా తెలీదు. అన్ని మిషన్స్‌తో జేస్తారు జూడండి.
ఓహో! అర్థమైంది. పులిహోర. ఆహా! అంటే చింతపండు పులిహోర చేసేవారా? నిమ్మకాయ పులిహార.
ఆ చింతపండు పులిహోర ఏమో తెలీదు గాని <smacks lips> మొత్తానికి పులిహోర అది బావుంటుండే టేస్ట్ అయితే.
మొత్తానికి రైస్ ఐటెమ్ భలేగా చెప్పారండి. <giggles>
ఆ! అంతే. నెక్స్ట్ కోకోనట్ రైస్ ఇవన్నీ ఉండేవన్నమాట. కోకోనట్ రైస్, వెజిటబుల్ రైస్ అన్నట్టు <smacks lips> వెజిటబుల్ రైస్ మామూలు ఆఫ్టర్నూన్ జేస్తారు గదా! సో అలా గాకుండా కొంచెం వెరైటీ‌గా చేసేవాళ్ళున్నమాట. అది ఒకటి అన్ని రైస్ ఐటెమ్సే చూడండి నెక్స్ట్ ఇంకా ఏమి ఉంటాయి రైస్ ఐటెమ్స్‌తో? ఆహ్.
సాంబార్ అన్నం, రకరకాల కూరలు, పప్పన్నం. మీరన్నట్లు ఇగో ఆహ్, కోకోనట్ రైసని ఆహ్, ఆహ్, పులిహోరలు 2 రకాలు ఉంటాయి. తర్వాతేమో ఫ్రైడ్ రైస్ బిర్యానీ, పులావ్.
ఆ! ల సండే అయితే ప్రతి సండే ఆ! అంత లేదండి. అంత రేంజ్ లేదనమాట నార్మల్ ఫు‌డ్డే. సో లెమన్ రైస్ పెట్టేవాళ్ళు ప్రతి సండే మేమైతే అదే పనిగా నిమ్మకాయలు పిండేవాళ్ళం అప్పుడు హాస్టల్ కదా! సో డాండ్రఫ్ ఇవన్నీ ఎక్కువుంటుండే. మేము ఏమంటే పిండడానికి పోయినట్టు హెల్ప్ చేయడానికి పోయి కొన్ని తీసుకొ‌నొచ్చి వాడుకునేవాళ్ళం అనమాట. అందరూ అంతే ఆల్మోస్ట్ అక్కడ. సో
<giggles> అంటే ఉట్టి నిమ్మకాయే రుద్దేసుకుంటారా తలకి?
ఆ! నేను ఫస్ట్ అలాగే అప్లై చేసుకునేదాన్ని బట్ నా ఫ్రెండ్ ఒకామె చెప్పింది అన్నమాట. నువ్వు అలా చేయకూడదు డైరెక్ట్ అప్లై చేస్తే కొంచెం <smacks lips> హ్మ్, మంచిది కాదు. కావాలంటే నువ్వు ఆయిల్‌లో మిక్స్ చేసి చేసుకో అన్నట్టు ఏదో సంథింగ్ చెప్పిందన్నమాట. యాహ్! యాహ్! అదే అదే తెలియదు‌ గదా నాకప్పుడు. కానీ ఫ్రెండ్స్ అట్లా ఎవరో ఒగరు ఉంటారంట ఏదో ఒకటి చేసినప్పుడు వాళ్ళది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు నాకు తెలిసింది నేను కూడా వాళ్ళకి చెప్తా ఇలా ఉండేదనమాట.
అది. ఆ! హార్ష్ అయిపోతుంది గదా! అంత అది యాసిడ్ గదా! యాసిడ్ లాంటిది గదా! అంతే గదండీ. చక్కగా క్ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను నిజంగా బయటికేళ్ళినప్పుడు అది ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు. అయితే మీతో పాటు మీ స్నేహితులు కూడా నేర్చుకోవడానికి వచ్చేవారా? సంగీతం గాని, లేదంటే మార్షిల్ ఆర్ట్స్ గాని.
యాహ్! యాహ్! వాస్తవం. వాస్తవం. ఏది? లేదు. లేదు. వాళ్ళంతా ఆహా! లేదు లేదు. నేనైతే సోలోగానే నేర్చుకున్నా. ఇంగా మిగతా నా తోట్ ఆహ్, నాకే ఇష్టం. యెస్. యెస్. యెస్. అయిన నే‌నేప్పుడు ఎవరైనా నాతో పాటు ఉండాలి. నేను ఏది చేస్తే నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ గానీ నా బెంచ్‌మేట్స్ కానీ అవే జేయాలన్న రూల్ రెగ్యులేషన్స్ ఏం లేవనమాట. <chuckles> నా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. వాళ్ళకి నచ్చితే నాతో ఉంటారు. నచ్చకుంటే అప్పుడు నిజంగా మెంటల్ హెల్త్ అనేది సూపర్‌గా డూపర్‌గా ఉండేదని జెప్పొచ్చు నాది.
మీకే ఇష్టం అయితే. అంత ఇష్టంగా వెళ్ళి నేర్చుకున్నారు.